ఇప్పుడు, ఒక పిల్లా వాళ్ళ జీవితంలో అంటే, నీది కానివ్వండి, నాది కానివ్వండి. సో మన కుటుంబ పాత్ర అంటే, మన తల్లిదండ్రుల పాత్ర ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అలాంటప్పుడు, నీ మీ కెరియర్‌లో, మీ కుటుంబం ఎంత పాత్ర వహించింది? మీరు వాళ్ళ నిర్ణయాలని చేశారా? వాళ్ళనుకున్నట్టన్నీ చే చేశారా జీవితంలో?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. లేదండి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క చదువులో తప్పితే వాళ్ళ, వాళ్ళ విషయంలో, నేను విన్నది <chuckles> ఇంకేది వినలేదనే చెప్తాను. ఎందుకంటే ఆహ్, నాకు ఇంట్రెస్టే వేరండి. నేను ఫస్ట్ నాకు ఇష్టంగా బైపీసీ జాయిన్ అయ్యా. ఆ తర్వాత ఏంటంటే, నాకు బయోటెక్నాలజీ లేదంటే ఇది ఉంటుంది కదా! హ్మ్, జెనెటిక్ ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళాలని, నాకు చాలా ఇంట్రెస్ట్. అయితే, దానికి ప్రిపేర్ కూడా అయ్యేదాన్నన్నమాట. అ అదేంటంటే, మనకి ఇండియాలో లేదు జెనెటిక్ ఇంజినీరింగ్. ఆహ్, మనం బయట చేయాలి. జర్మనీలో అట్లా ఉందది. అయితే హ్మ్.
హుహు. హుహు! ఓకే. ఆహా! హుహు. హుహు. ఆ! ఆ! ఆ! ఓకే. ఓకే. ఓహో! ఓకే. ఓహో! అంటే, మీకు ఎందుకు దాని మీద అంత ఇంట్రెస్టోచ్చింది చెయ్యాలి అని?

ఇలా చెప్పేసరికి ఇంకా అసలు పోయిందనమాట. సరే టీచింగ్ అస్సలు. టీచింగ్ జేస్తానంటే ఏమో, వీళ్ళకిష్టం లేదు. టీచింగంటావు ఇంత జదివి ఆ! అంతే. ఇంత జదువుకొని టీచింగ్‌లోకెళ్తానంటావు, అసలు నీకు బుద్దుందా, బుర్రుందా, అని లేచేవాళ్ళు. కాదు నేను జేస్తాను అని <chuckles> టీచింగ్ జేశాను నేను కొన్నాళ్ళు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. హ్మ్. టీచింగ్. ఆ! చేశా, చేశాను. కరోనా ముందే ఆహ్, కరోనా ఒచ్చిందీ, ఇంక కాలేజెస్ క్లోజు, ఇంక త్ అయిపోయింది గదా అక్కడంతా. అయిపోయిన తర్వాత, వీళ్ళేంటి మళ్ళీ, "లేదు ఇండస్ట్రీకెళ్ళు ఆహ్, నీకు మంచిగా ఉంటుంది, కరోనా వల్ల గ్యాపొచ్చిందని చెప్పేసెయి, పర్వాలేదు అప్లై జేసుకో" అనని గొడవ. నాకేమో బయటికెళ్ళడం అస్సలిష్టం లేదు. నాకు ఫ్రీలాన్సింగంటే ఇష్టవనమాట. ఇంగ రకరకాల <chuckles> కోర్సులు తీసుకోనీ, ఫ్రీలాన్సింగ్
అసలింకింట్రస్ట్ రాదు మనకి, జాయినవ్వాలని కూడా. హుహు. కుటుంబంకి. <laughs> అదే కదా! <chuckles> ఆ! చేశారు ఎట్లయితే, టీచింగు. ఓకే. ఆ! ఓకే. హ్మ్. అవునండి. అవును. ఆ! ఆహా! ఓకే. ఇష్టం లేదు. అవును. ఆహా! ఓకే. <chuckles> మీ ప్రయత్నం, మీరు విశ్వ ప్రయత్నాలు చేసే ఉంటారు వాళ్ళు చెప్తున్నా గానీ.
ఆ! ఆహ్, ఎంత చెవ్ నేను అయితే వ్యతిరేకవండి బాబు. కెరియర్ నిర్ణయంలో, నేనొకటే జెప్తాను ఎవరికైనా, మనకి తెలుస్తుంది, చేసేది మనం, హ్మ్, చదివింది మనం, ఆహ్, చెయ్యాల్సింది మనం. ఇప్పుడు పక్కన వాళ్ళ మాటిని చేతులు కాల్చుకోలేం గదా! నాకైతే హ్మ్.
ఆహా! అవును. హ్మ్. అదే కదా! హ్మ్. మనం. అవును. అదే కాక అండీ, ఒకటి మనం కమిటయి జాయినయితే, అది ఒకరోజు, 2 రోజులుతో పొయ్యేది కాదు. మనం ఉన్నంత కాలమూ అది వర్కు నచ్చకపోయినా, చెయ్యాలి అంటే, అసలదొక మనిషి తరం క అవ్వదండి.
అవును. అమ్మో! ఎన్ని కోల్పోవాల్సొస్తుంది, మానసిక ప్రశాంతత పోతుంది, ఆ తరవాతా బాడీలో ఎన్ని ఇష్యూసొస్తాయి. అమ్మో! రకరకాల నరకాలు. ఎందుకంటే, ఫ్రెండ్స్‌ని చూసి, నేను చాలా ఆహ్, కొంచుం హ్మ్. హ్మ్. అవును. ఇంగ అందుకనే అదే చెప్పేదాన్ననమాట, "లేదూ, ఆహ్, నాకివిష్టం లేదు. నేను నాకు నచ్చినట్టు నేనుంటాను" అని. ఇప్పటికి కూడా కోపము వాళ్ళకు కొంచెం <laughs> చెప్పింది జెయకుండా హ్మ్.
హుహు. అవును. నిజమే. అవును. అవునవును. నిజమే. హ్మ్. ఈ నిర్ణయం దీసుకున్నారు కదా! హ్మ్. ఓకే. హ్మ్. <laughs> నేను జెప్ నేను జెప్పింది వినదు, ఎప్పుడు వినలేదు ఈ పిల్ల అంటూ ఉంటారుగా.
అంతే. అంతే. అదొకటీ, చెప్పింది జేసుంటే, ఈ పాటికి నీకు గూడా ఏ లక్షో, లక్షన్నరో ఒచ్చేది జీతం అంటే, ఆ! సరె, సరే. సరే. అవును.
ఆ! ఆ! ఆటొకటి అంటూ ఉంటారండి, చాలా ఈజీగా. కానీ మనకిష్టం లేకుండా చంపుకొని, ఎన్ని రోజులు జాబ్ జేస్తా అండి.
అమ్మో! అప్పుడు ఉండలేము. అసలు నిజంగా నేనూ ఏంటంటే, ట్రై చేసినా గూడా, ఇండస్ట్రియల్ ట్రైనింగనుంటుందనమాట మాకు, కోర్స్‌లో భాగంగా. ఆ ట్రైనింగ్‌కి వెళ్ళినప్పుడైతే, అసలు పిచ్చెక్కింది నాకు. ఏంది వీళ్ళసలు మ మనుషుల్లా కూడా చూసేవాళ్ళు కాదు. హ్మ్. ట్రైనింగ్‌కెళ్ళాను. అయితే, అక్కడ ఇంటర్న్‌షిప్ జాయినవ్వచ్చు, కావాలనుకుంటే. ఆహ్, నేను ట్రైనింగ్ వరుకు చేసొచ్చేశాను. అంటే, వాళ్ళెట్లా జూస్తారంటే, మీరొక తల నొప్పి మాకనవసరంగా, మా వర్కు మమ్మల్ని జేసుకోనివ్వరు, అన్నట్టు జూసేవాళ్ళు మాకు. మమ్మల్నప్పుడు. <chuckles>
అవును. ఆహా! ఓకే. ఆహా! ఓహ్! ట్రైనింగ్‌కి వెళ్లారా? ఓహ్! హుహు. ఓకే. ఓహో! అవును. అప్పుడే సగం ఇంట్రస్ట్ పోతుంది మనకసలు దాని మీద. ఎందుకో ఒక్కసారనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చదివామన్నా ఫీలింగ్ గూడా ఒస్తూ ఉంటది నిజంగా.
పోయింది. అ! అవును. అవును. హ్మ్.